అయితే నేనూ ఆలోచించి, సరే నాకు కావాలి అని చెప్పి చెప్తే, మా డాడీ సరే ఓకె నీకు 100% ష్యూ‌ర? అని అడిగారు. అవును ష్యూర్ అని చెప్పినా. అయిపోయింది.
అంటే హ్మ్. హ్మ్. నెక్స్ట్?
అయిపోయిన తరువాత మా డాడీ వాళ్ళ కొలీగ్స్‌తో మాట్లాడి ఇది బాగుండదు ఇది బాగుంటది అని ఆయన డిసిషన్ తీసుకొని ఆయన మార్చేసారు! నాకు చెప్పను కూడా లేదు!
అది ఎట్లా అది మీతో ఒప్పుకున్నారు కదా! మళ్ళి ఎలా మార్చేసారు?
అంటే వేరే వాళ్ళ ఫ్రెండ్స్ అంటే సీఎస్‌సీ అనేది స్టాండర్డ్ కేరియరూ. దానికి ఒక స్టాండర్డ్ కోర్స్ ఉంది. ఇది ఇప్పుడిప్పుడే వచ్చింది లైఫ్ బాగుంటుందో లేదో! అంత గ్యారంటీ ఉండదు. అని అంటే మా డాడీ అమ్మో! గ్యారంటీ ఉండకపోతే ఎందుకని చెప్పి మార్చేసారు. మార్చింది నాకెప్పుడు తెలిసిందంటే నాకు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తరువాత ఏ బ్రాంచ్‌కి ఆ బ్రాంచ్ డివైడ్ చేస్తారు కదా!
హుహు. అవునవును.
అలా డివైడ్ చేసిన తరువాత తెలిసింది. నేను సీఎస్‌సీ అని. చాలా ఏడ్చాను. చాలా బిట్రేయల్‌గా ఫీల్ అయ్యానన్నమాట.
ఓకె.